వంటలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. ప్రతి ఒక్కరికి అదే ఒక సామెత ఉంది జూడు. కూ కో ఏదది. కూ 'కోటి విద్యలు కూటి కొరకే అనమాట.' సో, వంటలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళకంటూ కొన్ని స్క్ ఫేవరెట్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ దాని వెనక ఒక సాంప్రదాయం లాంటివి కూడా ఉంటాయి మరి. నీ లైఫ్‌లో నీకంటూ కొన్ని ఫేవరెట్ ఫుడ్స్ ఉన్నాయా? ఉంటే ఏంటవి? అండ్ దాని వెనక ఏమన్నా సాంప్రదాయాలు లాంటివున్నాయా? లైక్, ఇప్పుడు పూజలప్పుడు పరమాన్నం ఒండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు గదా! దాని వెనక కూడా ఒక సైన్స్ సాంప్రదాయం అనే ఏదో ఒకటి ఉంటది. సో నీకలాంటివే నచ్చుతాయా? లేకపోతే అవి లేకుండా నార్మల్‌గా ఇట్లా నాన్‌వెజ్‌వి కూడా కొన్ని ఫేవరెట్ ఉంటాయి. అలా ఉంటాయా? ఏం, ఏం జరుగుతది జెప్పసల?
అవును. నాకు ప్రతీదీ, సాంప్రదాయాలప్పుడు కొన్ని కొన్ని ఇంట్లో సాంప్రదాయాలప్పుడు, అంటే పండుగలప్పుడు కొన్ని కొన్ని రకాల వంటలొండుతారు గదా! ముఖ్యంగా ఎప్పుడు మా అమ్మొండేదైతే స్వీట్ అయితే మాత్రం సేమ్య పాయసం అనమాట. అంటే పాలు, సేమ్యా, సగ్గు బియ్యమేస్తది. ఎంత బావుంటది.
అవును. ఓకే. ఎలా జేస్తారు దాన్ని?
హ్మ్. అసలు ఎంత బావుండిద్డనుకున్నారది? చాలా అంటె చాలా.
ఆ! అంటే ఎలా చేస్తారు సేమ్యా పాయసం?
సేమియా పాయసం ఎలా జేస్తారు చాలా సింపులు. పాలు మరిగిన తర్వాత సగ్గు బియ్యంని ముందుగానే నానపెట్టుకోవాలనమాట. ఆ నానబెట్టుకున్నది ఈవిస్ ఈ పాలల్లొ వేసేస్తాం. ఎప్పుడైతే పాలు బాగా మరుగుతాయో, అప్పుడు మనం సేమ్ ఈ పాయ్ ఈ సగ్గు బియ్యాన్ని వేస్తాము. సగ్గు బియ్యం కాస్త కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చినయనుకున్నప్పుడు సేమ్యాని వేయాలి. ఈ సేమ్యా ఎలా అంటే
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. సేమ్యాని వేసే ముందు ఇట్లా రోస్ట్ చేయడం అట్లాంటివేమి లేదా? డైరెక్ట్ ఏసేయొచ్చా?
ఓల్ మా అమ్మయితే నే నెయ్యలో రోస్ట్ చేస్తుందనమాట.
ఓకే. ఓకే. ఓకే. అలా రోస్ట్ చేయడం వల్ల కొంచెం అరోమా బావుంటదేమో గదా!
నెయ్యలో రోస్ట్ చేసి చాలా అంటే చాలా, తింటున్నప్పుడు మనకి నోటికి కూడా భలే కాస్త క్రిస్పీగా కాస్త ఏమైనా పాలల్లో ఉడికినట్టుగా తగులుతూ ఉంటది. అందుకే చాలా బావుండిద్ది. అలా గాకుండా డైరెక్టుగా వెయికి వేపకుండా మనం వేసేశామనుకో మొత్తం ఉడికిపోతాయి. సో, దానివల్ల ఏంటంటే మనకి కాస్త ఆహ్, ఆహ్, నచ్చదనమాట. హ్మ్. ఇక మొత్తం ఇవి బాగా ఉడికినియి అనుకున్నప్పుడు బెల్లం వేస్తుంది. చాలామంది పంచదార కూడా వేసుకుంటారు కానీ ఆ! బెల్లం వేస్తేనే బావుండిద్ది. పంచదార కంటే కూడా బెల్లం వేస్తే చాలా చాలా బావుండిద్ది.
హ్మ్. యెస్. యెస్. యెస్. అవునవును. కరెక్టు. మంచిగా అనిపిచ్చదేమో టేస్ట్. యెస్. యెస్. ఓకే. అంటే, చెక్కర వేస్తారేమో గదా! జనరల్‌గా సేమియా పాయసంలో? ఓకే. ఎలాంటి బెల్లం వాడతారంటే బెల్లంలో గూడా టైపులు ఉన్నాయి గదా! నార్మల్ బెల్లం తెల్లగా ఉంటది. లేపోతే, ఆ! తాటి బెల్లమంటారు, ఆర్గానిక్ బెల్లమంటారు.
లేదు, లేదు. నాకు మా ఇంట్లో నార్మల్ బెల్లమే. ఇంటే స్ ఇలాంటి స్వీట్స్‌కి మాత్రం నార్మల్ బెల్లమే. కాతే, కొన్ని కొన్నిటిలో ఎలా అంటే అది కంప్లీట్‌గా అరిసెలు, బూరెలన్నప్పుడు, కంప్లీట్‌గా బెల్లమే వాడాలి. అలాంటప్పుడు నల్ల బెల్లము, సున్నుండలు చేసినప్పుడు కూడా నల్ల బెల్లం వాడుతూ ఉంటుంది.
ఓకే. ఓకే. నల్ల బెల్లమంటే ఏంటి? ఎప్పుడు వినలే నేను.
నల్ల అంటే, బెల్లము అది మంచి రకమైన బెల్లమనమాట. చూడ్డానికి కూడా చాలా నిండుగా ఉంటుంది. దాంతో ఏ ఐటెమ్ చేసినా కూడా అదే రంగులో
హుహు. అంటే, తాటి బెల్లమంటారు అదీ రెండొకటేనా నల్ల బెల్లమన్నా, తాటి బెల్లమన్నా?
మేబీ ఒకటే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. తాటి బెల్లంని వేరనుకుంటారు. అది ముదురుగా ఉంటుంది బెల్లమని కూడా అంటారు తాటి బెల్లంని. ఇది నార్మల్‌దే.
మీరు మరి నల్ నల్ల బెల్లమంటే ఇచ్చేస్తారా బయటెక్కడైనా?
ఆ! నల్ల బెల్లం. మా సైడే నల్ల బెల్లమంటాము. ఈజీగా దొరికిపోతుందనమాట అది. ఆ! సో
ఆహా! ఓకే. అంటే, ఇప్పుడు అమెజాన్‌లో ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటారు గదా! అక్కడ గూడా నల్ల బెల్లమని టైప్ జేస్తే వచ్చేస్తదా?
ఏమో నాకసలు ఎప్పుడు ఇవి మా ఇంటి పక్కనే కిరాణా కొట్టూ, ఎప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టాల్సిన <giggles> అవసరం రాలేదు. ఆ! ఎవరన్నా ఆహ్, హ్మ్. ఆర్డర్ పెట్టాల్సిన అవసరం రాలేదనమాట. సో, ఈజీగా అయిపోతుంది. అందుకే నాకు పరవాన్నం మా అమ్మ అది వెంట వెంటనే చేసేస్తుంది. ఎప్పుడైనా సందర్భం లేకపోయినా తినాలి అనిపిస్తున్నప్పుడు కూడా ఎంచగ్గా, మా అమ్మ చేసి పెట్టిద్దనమాట. దానివల్ల నాకు ఆహ్, ఇష్టంగా పెరిగిపోయింది. లేదు ఇంక
<giggles> ఓకే. కిరాణార ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఓకే. యాహ్! అర్థమైంది. అంటే, ఇదొక్క ఫీ స్వీటే ఇష్టమా? లేపోతే ఇంకా కొన్ని స్వీట్సుంటాయి కదా! లైక్ బొబ్బట్లని గానీ, అరసెలని గాని, ఎ ఎందుకంటే ఇవి ఎక్కువ పండగల్లోనే చేస్తూ ఉంటారనమాట. పిండి వంటలు గాని, సో, దాంట్లో ఎక్కువ ఏది ఇష్టం నీకి ఫేవరెట్ ఏది?
బోలెడు రకాలు. నాకు ఈ స్వీటూ సేమ్యా పాయసం తర్వాత ఇంకో స్వీటు అంటే, మాల్ పూరి అని ఉండిద్ది. అది చాలా పెద్ద మాల్పూరి అంటే చాలా పెద్ద ప్రాసెసు. ఇవి మనం బొబ్బట్లు ఎలా జేసుకుంటామో సేమ్ అలాగే అనమాట. ఆ పిండి అనేది మొత్తం ఆ! బియ్య పిండి, బెల్లం, బెల్లం మిక్స్ చేసేసి పైన పిండి తయారు చేస్తూ ఉంటారు. లోపల పెట్టేది మాత్రం కోవా అనమాట. పాలతో జేస్తారు కోవ. మా అమ్మ ఇదైతే రొం
మాల్పూరి అంటే? హుహు. ఓకే. హ్మ్. ఓకే. అంటే, పాలని విరగ్గొట్టి చేస్తారు అదేనా?
ఆ! పాలని విరక్కొట్టి చేసేది కోవా. అది మా అమ్మ 2 రోజులు ముందు
కానీ, విరగ్గొడితే ప పన్నీరైతది గదా! కోవా ఎట్లయితదది?
అది స్వీటు కలుపుతూ ఉండాలి. పాలు ఏంటంటే విరుగుతున్న స్టేజికి దగ్గరగొచ్చినప్పుడు మనం నిమ్మకాయ పిండి ఇంకాస్త విరక్కొడతాం కదా! ఆ సమయంలో ఏంటంటే, కాస్త ఉప్పు వేసేసి ఇంకాస్త ఆహ్, స్వీటు వేసేసి ఇరక్కొడతారనమాట పాలని. అది ఇరిగి, ఇరిగినాక అది మొత్తం దిగిపోతుంది. ఏదైతే మనం పాలల్లో మనం ఈ పంచదార ముందుగానే వేస్తాం గదా! దిగిపోయి అది కంప్లీట్‌గా స్వీటులాగా మారిపోతుందనమాట. దాన్ని గట్టిగా ఎక్కడ వండలు లేకుండా గట్టిగా పిండితే, అది కోవా అయిపోతుంది. అది చాలా స్వీటు చేయాలి. కాకపోతే అందులో పంచదార ఎక్కువగా పడుతుంది. ఊరికే ఒళ్ళొచ్చేస్తంది.
ఆహా! ఓకే. ఓకే. అవునవును. ఓకే. ఆ! ఓకే. ఓకే. సూపరసలు. ఇక్కడ కూడా బెల్లం కాకుండా బెల్లం ఎందుకేయలే మీరు? అంటే, అన్నీ బెల్లంతో తింటున్నారు గదా!
బెల్లంతో చేస్తే బాగోదు. అస్సలు బాగోదు. కోవా అనేది చూడ్డానికి రంగు మారిపోతుంది ముఖ్యంగా. అసలు రుచిగా కూడా ఉండదు. కోవా అనేది ఎప్పుడూ తెల్లగానే ఉండాలి గాబట్టి, మా అమ్మ ముఖ్యంగా కోవా అంటే ఖచ్చితంగా పంచదారే వాడిద్ది. ఇది 2 రోజుల ముందు
ఇప్పుడు ఓకే. కోవాలో కూడా కలర్సుంటాయి లైక్ బ్రౌన్ అని, ఆహ్, అవి ఎప్పుడు నచ్చావా నీకు, వైటుగుంటేనే నచ్చుతదా?
నాకు ఈ కలాకానీ ఇవన్నీ కూడా రంగు రంగులుంటాయి. నిండు మెరూన్ కలరు, బ్రౌన్ కలరు మీరు జెప్పినట్టు అలా కలర్సుంటయి గానీ, నాకసలా ఈ కలాకానీ కోవా అనేది అస్సలు ఇష్టముండదు. ఆ వైట్ కలర్‌లో ఉంటేనే చూడ ముచ్చటగా తినటానికి బావుండిద్ది. మా సైడ్ ఈ మాల్పూరి మధ్యలో అది పెడతారనమాట కోవా కర్రీ. ఐ మీన్ కోవా పూరి అంటారు దాన్ని. కోవా పెట్టేసేసి మడిచీ ఇస్తారు. అప్పుడు మాల్పూరి అది బెల్లం పాకంలో తేలి వచ్చిన మాల్పూరిలో కోవాని దంచుకొని తింటంటే ఎంత బావుండిద్దనుకున్నారు, ఇది చాలా లెంథీ ప్రాసెస్ కదా! అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే మా అమ్మ బయట నుంచి తెప్పిచ్చేస్తుంది.
అవును. ఓకే. కరెక్ట్. కరెక్ట్. ఆ! ఓకే. ఆ! ఆహా! యెస్. యెస్. బయట గూడా అమ్ముతారా ఇవీ?
హ్మ్. ఈజీగా బయట నుంచి తెప్పిచ్చుకున్నాక
నేను మొదటిసారి వింటున్నా ఈ మా ఏంపూరి అది? మలైపూరినా మాల్పూరినా?
ఆ! మలాయపూరి అనొచ్చు, మాల్పూరి అనొచ్చు, కోవాపూరి అనొచ్చు. రకరకాల పేరు ప్రాంతాన్ని బట్టి, ఊరుని బట్టి ఈ పేరనేది మారుతూ ఉండిద్దనమాట. ఇక స్వీట్స్‌లో ఇవంటే నాకు బాగా ఇష్టము. గులాబ్‌జాము, బ్రెడ్ హల్వా ఎప్పుడు కామన్‌గా జేసేయి కాబట్టి అంత ఇష్టంగా తిను. ఇక నార్మల్‌గా హాట్ విషయానికొచ్చేస్తే పులిహోరండి. పులిహూరలో చక్కగా అదేమంటారు క్యారెట్‌ని తురుముతుందనమాట మా అమ్మ. క్యారెట్ తురిమి
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అదేంటి కు జనరల్‌గా పులిహోరలో ఈ క్యారెట్లు ఇవన్నీ వేయ్యరు కదా!
ఆ! కానీ క్యారెక్ట్ తురిమి వేస్తే అది ఉడికి ఒక పట్టు జస్ట్ అలాగా పన్ చింతమండులో ఒక్క ఉడుకు ఉడికినది యెసేస్తదనమాట. ఎంత అద్భుతంగా ఉండిద్దోనండి క ఆహ్, పులిహోర మొత్తం కూడా, ఎంత పెడితే అంత తినేస్తాం. పులుపు గూడా బాలెన్స్డ్‌గా ఉండిద్ది. అంటే ఎక్కువ అవ్వదు. ఇటు తక్కువ అవ్వదు.
ఓకే. ఓకే. అండ్ అది. క్యారెట్ కలర్ వల్ల కొంచెం కలర్ఫుల్‌గా గూడా ఉంటదేమో గదా!
చాలా అంటే చాలా. యెల్లో కలర్ దానికి ఆ గ్రీననేది అది ఆరెంజనేది యాడయ్యి చాలా బావుండిద్ది. కరివేపాకు గూడా ఎక్కువగా యాడేస్తు యాడ్ చేస్తుంది. అది మంచి ఫ్లేవర్‌ని, అరోమాని ఇస్తుందని. దానివల్ల ఏంటంటే నాకు
ఓకే. నీకీ వెజ్ ఫేవరెట్టా? నాన్ వెజ్ ఫేవరెట్టా?
నాకెక్కువగా నాన్‌వెజ్జే ఫేవరెట్. నాన్‌వెజ్ మాకు పండుగలప్పుడు ఉండదు. ఓన్లీ ఆహ్, కనుమ అప్పుడే ఉండిద్ది. కనుమ అప్పుడను ఇంకోసారి ఏదో ఉగాదినో శివరాత్రినో శివరాత్రి కాదు. ఉగాది అనుకుంటా. ఏమంటారంటే అప్పుడు పల్లెంలో మనం తిన్న బొనికని కొడితే గనక అక్కడ కైలాసంలో ఉన్న శివుడికి వినపడాలి. బాగా తినండి అని చెప్పి అప్పుడు నాన్‌వెజ్ తీసుకొస్తారనమాట.
ఎందుకు నాన్‌వెజ్? హ్మ్. ఓకే. బొనకం అంటే.
అంటే! బొనికలు అంటే తినేసిన తర్వాత ఒస్తాయి కదా! ఎముకలు.
అంటే బొలకా ఏంటది? ఎమ్ముకలా ఓకే. అంటే దానిలోపల అందరూ కొట్టుకొని కొట్టుకొని తింటారు గదా! అసలు ఏముంటది కొట్టుకొని తినేంత దాంట్లో?
ఆ! దాంట్ దాని బ్లడ్డు. <giggles> ఏదైతే నాన్‌వెజ్ తింటున్నామో ఆహ్, మనం దేన్ని తింటున్నామో కోడిదా, మేకనా? దాన్ని బ్లడ్డన్నమాట. అది బ్లడ్ వెసల్స్. దా మన కాళ్ళల్లో ఎముకల్లో గనక రక్తం ఎలాగు ఉండిద్దో అలాగే ఆహ్, వాటి ఎముకల్లో రక్తం అనమాట అది. అది మనకి ఉడకబెట్టే దాకా మనకి తెలీదు. సూపర్‌గా ఉంటది. <giggles> అంటే నేను ఫస్ట్ టైము నాకెవరైనా తీసిస్తే తినడం అలవాటు. అలా తిని తిని నాకు అలవాటైంది. నాకు అప్పడదాకా మటనంటే తెలీదు. పెళ్ళికి ముందు ఏ పండకైనా మా అమ్మ చేసేది చికెనే.
ఆహా! ఆ! బావుంటదా టేస్టు? ఆ! హుహు. ఓకే. ఇప్పుడు నాన్‌వెజ్‌లో గూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ క్రాబ్స్ అని, పీతలని ఆహ్, ఇంకోటి ఫిష్షని, ఈ సో, దీంట్లో ఎక్కువ నీకు నచ్చింది ఆహ్, మటనేనా? ఇంకా మిగతావేం లేవా?
చేయదు. హ్మ్. నాకు చికెనంటే ఇష్టం అసలు మటనంటే ఇష్టమే లేదు. పెళ్లి తర్వాత మా వారు చికెను తింటే బలమే ఉండదు. మటను తినాలి అది ఇది అని చెప్పి అలవాటు చేశారు. ఇష్టంగా అయితే మారలేదు కానీ, చికెనైతేనే చాలా ఇష్టము. ఇంకా నాకు పెళ్లి తర్వాత బాగా అలవాటైంది ఏంటి అంటే ప్రాన్స్. ఈ రొయ్యలు రకరకాలుగా ట్రై చేస్తారనమాట మా వారు. ఎలా అంటే ఆహ్, పకోడీ అని లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు గెస్ట్స్‌కి కూడా పెడుతూ ఉంటారు. అందరూ అనుకుంటారు సాంప్రదాయంగా ఏదైనా పప్పు, పప్పుచారు, దొండకాయ, బెండకాయ ఇలా చేయొచ్చు కదా! అంటారు. గానీ, మా వారికి ఆహ్, ఏంటంటే ఎక్కువగా మర్యాద. ఆయనకి ఇష్టం అనమాట. రకరకాల వండి పెట్టడం. సో, నాన్‌వెజ్‌తో వెజ్‌తో పాటు నాన్‌వెజ్ కూడా వండుతారు. ఆప్షనల్‌గా ఒక్కళ్ళు తిన్నా గానీ, సంతోషమేలే అన్నట్టు. లేదు ఎవరు తినకపోతే <giggles> సాయంత్రం మనమే తినొచ్చులే అన్నఇదిలో వండి పెడతారనమాట.
హ్మ్. ఓకే. ఓకే. ఆ! యాహ్! <sucks teeth> ఆ! <chuckles> సరే. ఇప్పుడు నువ్వు బాగా స్ట్రెస్సయిపోయి ఉంటావు. లైక్ జర్నీ కావచ్చు, లేకపోతే ఇంట్లో పనులు చేసి కావచ్చు. సో, అలాంటి టైం‌లో ఒక ఫుడ్ తింటే నేను రిలాక్స్ అయిపోతాను. ఆహ్, అన్న స్టేజ్‌లో ఒచ్చేస్తావు గదా! సో, అప్పుడు ఎలాంటి ఫుడ్ అనేది తింటావు?
ఆ! తప్పకుండా. నాకు అలాంటప్పుడు వేడి వేడిగా కావాలి. మరి ముఖ్యంగా నేనైతే ఏం చేస్తానంటే బాగా స్ట్రెస్‌గా ఉంది. ఇలా మీరు జెప్పినట్టు ప్రయాణం చేసి అలసిపోయాని అన్నప్పుడు ఇంకాస్త ఎక్కువగా తాగేది కాఫీ. తినేది ఆలోచిస్తే మాత్రం వేడి వేడిగా ఉంటే ఏదైనా తినేస్తా. అన్నం కారము ఏదైనా పర్లేదు.
అంటే ఎక్కువ రైస్ ఐటమా? లేకపోతే చపాతీ, రోటి ఇలాంటివి ఇష్టపడతవా?
తింటా ఏదైనా తింటా అన్నం కూర అయినా తింటా. మంచిగా నెయ్యుంది, పచ్చడెసుకొని తినమన్నా తినేస్తాను. ఆ చపాతీలు ఉన్నాయన్నా తినేస్తాను. అట్టు వేసేస్తానన్నా తినేస్తా. వేడి వేడిగా ఉండాలి. ఆ సమయంలో నాకు వేడిగా తింటే ఇష్టంనమాట. ఎందుకు ఊరికే స్ట్రెస్ నుంచి బయటకొచ్చేస్తున్నామేమో! అనిపిస్తుందనమాట. నాకు వేడి వేడి వస్తువులు తింటే తిన్నా, తాగినా ఏదైనా చల్లటివి తాగుతూ ఉంటారు కొంతమంది. అబ్బా! అలసిపోయొచ్చాము, చల్లటి తాగితే నోరు దావాద్రి తీరుతుంది అని. కానీ నాకు అస్సలు పడదనమాట. అంత ఇదిగా జర్నీ చేసి రాగానే చల్ల చల్లటిని తాగితే ఏంటంటే కాస్త మైండంతా ఏదో ఖరాబయిపోయినట్టుగా, నీరసంగా ఇంకాస్త ఎక్కువ అనిపిస్తుంది ఆ దిగులనేది. లేతే ఆ ఒత్తిడనేది ఎక్కువైపోతున్నట్టుగా ఉంటుంది.
ఓకే. కాకపోతే వేడిగుండాలి అంతేనా? హ్మ్. ఓకే. యాహ్! హ్మ్. కొంచెం ఆ! కూలయిపోతారన్నా లెక్కలో తాగుతారు. ఓకే. ఇప్పుడు జనరల్‌గా చాలామందికి ఏంటి అంటే, పాలంటే ఇష్టం, పాలతో చేసిన అన్ని ఐటెమ్స్ ఇష్టం, పెరుగు నచ్చదు. సేమియా పాయసం ఇష్టం, సేమియా ఉప్మా నచ్చదు. సో, ఇలా నీకు కుడా టేస్ట్‌లలో డిఫరెంట్, డిఫరెంట్‌గా ఏమన్నా ఉన్నాయా?
నిజమే. నాకు ఎలా అంటే, ఆహ్, ఉత్త పప్పు అంటే, ఇష్టం. టమాటా పప్పు చేస్తే తినలేను కానీ, ఆ పప్పుని ప్లెన్‌గా చేస్తే తింటా. అదేంటో నాకర్థం కాదు.
ప్లెయిన్‌కి, టమాటా పప్పుకి తేడా ఏంటి? ప్లెయిన్ ఎట్లుంటది చూడ్డానికి? అంటే, ముద్ద పప్పు అంటారాదా?
అమ్ ముద్దపప్పే. ముద్దపప్పుంటే నాకేంత ఇష్టమో నెయ్యేసుకొని ముద్దపప్పు ఆవకాయ ఎసుకుంటే, నాకిక చికెను, మటను ఏది అక్కర్లేదు. <chuckles> ఎ
ఓకే. ఆ ముద్దపప్పు ఎలా జేస్తారు చెప్పు కొంచెం?
ఏమి లేదు ముద్దపప్పుంటే, కందిపప్పు ఉండిద్ది కదా! మనకి కావాల్సిన కందిపప్పు, కాస్త నానబెట్టుకోవాలి, నానబెట్టుకునే తీరిక, ఓపిక 2 లేవన్నప్పుడు ఒక 4, 5 విజీల్స్ పెట్టేస్తే ఆ! కుక్కర్‌లో పెట్టేస్తే 4, 5 విజీల్స్‌కి ఉడికిపోతుంది. విడిగా ఉడికబెట్టుకోవాలి
ఓకే. కుక్కర్లకు ఎసేయాల? <chuckles> దాంట్లోకేం ఎయకూడదా? కారం లాని, మిరపకాయ గాని అట్లా?
అంటే, అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ పప్పు పొంగిపోతూ ఉండిద్ది. కుక్కర్ కదా! విజిల్ దగ్గర పొంగిపోతూ, వాటరు బయటికోచ్చేస్తూ ఉంటయి. అందుకనే ఏమంటారంటే, ఆ పప్పు నానబెట్టుకూన దాంట్లో నీలల్లో కాస్త చిటికేడంత ఉప్పు చిటికేడంతా నెయ్యి గాని, నూనె గాని ఆయిల్ పదార్థం వేసి, మూత పెడితే అలా పొంగకుండా ఉండిద్ది అంటారనమాట. సో, మా అమ్మ ఎక్కువగా ఈ పప్పునేది అంటే తింటానికి కాదు. మనం పడుగలప్పుడు పూర్ణాలు చేసుకుంటాం చూసారు! పూర్ణం బూరెలు అంటారు. ఈ పూర్ణం బూరెలేలా చేస్తారంటే, మనం ఏదైతే పప్పు చేన్ బెల్లం వేస్తారు. బెల్లము అండ్ ఈ శనగపప్పు, పచ్చనపప్పు అంటారు. ఈ పచ్చన పప్పుని నానబెట్టి ఉడకపెట్టాలి. మనం వాడుకునే కందిపప్పు కాకుండా, తాలింపు వేసే పోపు హ్మ్. పోపు వేసే దాంట్లో ఉంటాయి చూసారు. అవి ఉడకబెట్టే క్రమంలో ఈ పప్పుని మా అమ్మ కుక్కర్‌లో పెడుతుంది. అలాంటప్పుడు పొంగిపోతుందని ఈ ట్రిక్ వాడిందనమాట. కాస్త నూనె చుక్కా, లేదా నెయ్య చుక్క వేసి చేస్తే బాగా ఒచ్చింది పొంగకుండా. అప్పటినుంచి ఇక అదే ఫాలో అవుతుంది.
అవునవును. ఓకే. ఆహా! ఓకే. అవునవును. హ్మ్. దాంట్లో‌కి బెల్లమేస్తారేమో గదా! హ్మ్. అవునవును. శనగబాల్లు. ఓకే. అవునులే, దుబ్బగా ఉంటాయి కొంచెం. అవునవును. ఆహా! ఆ! అప్పుడు పొంగదా నిజంగా ఆయిల్ అవన్నీ వేస్తే?
లేదు పొంగదు. మా అమ్మకైతే వర్కౌటయింది. ఈ మా అమ్మక్కాస్త పని తగ్గిందనే చెప్పాలి. ఆ కుక్కర్ వల్ల. లేదంటే ఊరికే లీక్ అయిపోయి, పోయ్య బండంతా పడి, పొయ్యి మీద పడి, రబస రబస అయిపోయేది. కాస్త అప్పటి నుంచి కంట్రోలైందనమాట ఇంక.
హ్మ్. <chuckles> యాహ్! ఇ అండ్ ఇంకా చాలామందికి ఏంటి అంటే, <sniffs> ఇంట్లో ఫుడు కంటే ఎక్కువ పొరుగుంటి పుల్లగూర ఆ రుచి బావుంటదన్నట్టు. సో, పక్కింటి వాళ్ళు, ఏ ఎక్కువ ఏది తెచ్చి పెడితే నీకు బాగా ఫేవరైటుండేది. లైకిప్పుడు ముస్లిమ్సున్నరనుకో వాళ్ళ ఫెస్టివలొచ్చినప్పుడు కీర్ చేస్తారు. ఆ! క్రిస్టియన్సున్నారనుకో వాళ్ళ ఫెస్టివలొస్తే కేక్ చేస్తారు కదా! సో, అవన్నీ తెస్తూ అంటే పంచుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు అన్నప్పుడు. సో, అలా ఇరుగు పొరుగు వాళ్ళు తెచ్చే దాంట్లో నీ ఫేవరెటేంటి?
నిజం. అంతే మరి <giggles> ఆ ఇంట్లో ఏది బిర్యానీ. హ్మ్. అవును. నాకు అందరూ ఒక్కొక్కటి పంచుతూ ఉంటారు కదా. మా ఇంట ఎదురు ఆంటి ఏంటంటే, ఏ పండగకైనా ఇప్పుడు మా అమ్మ గనక ఎలాగ సగ్గుబియ్యం పాయసం కాస్తుందో, మా ఇంటెదురా అంటి ప్రతి పండగకి గుగ్గిళ్లు. ఆ గుగ్గిల్లేంటంటే నార్మల్‌గా అలసందలు అలా కాకుండా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. హైబ్రిడ్ గుగ్గిల్లు అంటారు. అది చాల రాజమండ్రి చిన్నగా ఉంటాయి చెప్పాలంటె.
హ్మ్. అంటే రాజ్మా టైపా? లేకపోతే ఎలా ఉంటాయవి? అంటే నువ్వు చెప్పేది చీక్ పిక్సా?
ఆ చిక్ పిక్స్ గూడా చిన్నగానే ఉంటాయి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి.
లేదు పెద్దగుంటాయి చూడు. చీక్ పిక్స్‌లో ఒకటి చిన్నగా ఉన్నాయి. ఇంకోటి పెద్దగా ఉంటాయి. అవేనా?
ఆ! గు మనకి దేవుడి ప్రసాదాలప్పుడు వినాయక చవితికి పందిర్ల దగ్గర పెడుతూ ఉంటారు. ఆ టైపనమాట. నిజ్జంగానే మెత్తగా ఉంటాయి. ఉడకబెట్టిది
పెద్ అవునవునులే. పెద్దగా ఉంటాయి దుబ్బగా. అంటే చోల బ చోలే బటోరె చేస్తారు అదే గదా!
ఆ! చెప్పాలంటే అదే. ఆ! ఇంకంతే సమోసా చాట్, చోలే బటోరే చేస్తూ ఉంటారు చూడండి. ఆ! అదే అనమాట. అది ఎంత స్పైసీగా జేస్తుందో నాకు విపరీతంగా ఇష్టం. స్పైసీ ఫుడ్డంటే నాకు చాలా ఇష్టము. ఆమా గుగ్గిల్లని, ఎంత కారంగా చేసి, ఉల్లిపాయలు కట్ జేసి, అందులో నిమ్మకాయ పిండిచ్చిద్దనమాట. నాకివ్వాలంటే నాకిష్టమని తెలిసి. అసలు నిజ్జంగా ఉండదండి ఆ! అమ నార్మల్‌గా ఏంటంటే, అలాగా కోసేసి ఉడక అదే ఉడకబెట్టి ఉప్పు, కారం జల్లి దేవుడికి పెట్టేస్తుంది. ఒకోసారి ఉప్పు కారం గూడా జల్లదు. తాలింపేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తుంది. నాకివ్వాలంటే మాత్రం కాస్త స్పైసీగా యాడ్ చేసి దాంట్లో, నిమ్మకాయ, ఉల్లిపాయ కోసి ఇచ్చిద్దనమాట. ప్రత్యేకంగా పిలిసి మరీ. నాకెంత ఇష్టం అంటే ఏ పండగొచ్చిద్దా? ఎప్పుడు చేసి పెట్టిద్దా? అది అని అనుకుంటూ ఉంటా. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా 2, 3 సార్లు ఆంటీ చేసిచ్చారు నాకు. అందుకే నాకు వాళ్ళు చ్
యాహ్! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఆహా! నీకోసం స్పెషల్‌గా జేసుకొనిస్తుందనుకుంటా. హుహు. ఓకే. ఓకే. అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా కొన్ని ఫుడ్లు తినొచ్చు. కొన్ని తినకూడదన్నట్టు ఉంటది కదా! అప్పుడు ఏమన్నా ఇంకా క్రేమింగ్స్ కూడా ఎక్కువు ఉంటాయి అన్నారు గదా! సో ఆ టైంలో నువ్వు ఎక్కువ తిన్న ఫుడ్డేంటిది?
హ్మ్. నేను బాగా ఇక నా ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువగా తిన్నదేంటంటే పిజ్జా. విపరీతంగా పిజ్జా తినాలి, పిజ్జా తినాలి పిజ్జా అనిపిస్తూనే ఉండేది. మా డాక్టరేంటంటే "ఏం పర్లేదు. అందులో పన్నీరుంటుంది పన్నీరు, చికెనుంటుంది. చీజుంటుంది. చాలా మంచిది తినెయి ఏం పర్లేదు" అని చెప్పింది. ఇంకా ఆవిడే అంత ఛాన్స్ ఇచ్చిన తర్వాత "టేస్టింగ్ సాల్ట్ మాత్రం వద్దు వేయించుకోవద్దు" అని జెప్పారు. ఇంకా అది వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని వద్దనిపించుకొని, అసలు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు. నాకు కావాలి అనుకోడం, పక్కనే మాకు కొద్దిగా ముందుకెళ్తే ఉంటుంది. మా వారినడిగేదాన్ని "పిజ్జా కావాలి" అని వెంటనే ఎక్కిచ్చుకెళ్ళేవాళ్ళు, ఇప్పించేవాళ్ళు. తీసుకొచ్చి ఇంటికొచ్చాక <giggles> ప్రశాంతంగా తినేదాన్ని.
ఓకే. ఓకే. <giggles> ఓకే. హుహు. <giggles> ఓకే. తినేవాళ్ళు. <giggles> సూపరసలు. చాలా బావుంది. అంటే వంటల్లో ఇన్ని ఫేవరెట్లుంటాయి ఒక పర్సన్‌కనేది చాలా చక్కగా వివరించారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.